నేనైతే ఇప్పుడూ ఇప్పుడే పొద్దున్నే జేశాను ఆ పని. ఎడ పొద్దున్నే లెగవంగాల్నే, ఇప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ జేసుకుంటా, ఆహ్, బట్టలన్నీ సర్దుకుంటా, ఇట్లా క్లీన్ జేసుకునీ, అట్లా అంట్లన్నీ తోవేసుకునేటప్పుడు ఏం జేస్తానంటే, ఫస్ట్ ఇట్లా యూట్యూబ్ ఓపెన్ జేసి పాటలు పెట్టుకున్నాను. రీసెంట్‌గా వచ్చిన మ ఏదో పాట ఉంది గదా! ఆహ్, మనది 'డ్యూడ్' సినిమాలోది 'బూమ్, బూమ్' సాంగ్ అది ఒగటి పెడతాను చాలా అంటే చాలా బోంది. ఆ సాంగ్ గూడా పెడతా. దాని తర్వాత ఆహ్, 'చిన్న అరె చిన్నదా' అని ఏదో ఉంది అదొకటి పాట. ఆ 2 పాటలు పెట్టుకొని అట్లాగా ఒక 10 నిమిషాలు వర్క్ చేసేసుకొని ఆహ్, అట్లా ఇట్లా గడిపేస్తా ఉంటా. ఇంకా మనం ఏంటంటే, ఇంకా పాటలు వినేది ఒకప్పుడు ఎక్కువ వినేవాడిని. పొద్దున్నే లేగవ లెగిసిన తర్వాతో లాకపోతే, నైట్ పడుకునే ముందు పాటలు ఎక్కువ వినేవాడిని. ఇప్పుడు ఆ పాటలు వినే తీరిక లే లేకపోయింది. ఈ పని చేసి, చేసి వెంటనే నిదరొచ్చేస్తదనమాట. ఇం
హ్మ్. ఓకే. ఆ! ఆ! <chuckles> ఓకే. హ్మ్. హ్మ్. అదే. అదే. <laughs> ఏదో ఒక పని జేసుకుంటూనే పాటలు వింటున్నాం గానీ, సపరేట్ సమయం అనేది పాటలకి హ్మ్.
ఆ! అంతే. పాటలు వినడానికి గూడా ఆహ్, స సపరేట్‌గా దీనికి టైం దొరకట్లేదండి. ఏదో పని జేసేటప్పుడే ఏదో పా పన్ ఆహ్, పాటలు పెట్టుకొని వినే అట్లానే కుదురుతుంది గానీ, సపరేట్‌గా ఒకప్పుడుకి లాగా తీరిక కూర్చుని పాటలు వినేది ఏం దొరకట్లేదు సమయం. లాకపోతే, ఎవో ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకునేటప్పుడు, సరదాగా అట్లా చిల్ అవుతా ఉంటాం గదా. అప్పుడు ఇంకా అన్ని పాటలు. ఆహ్, ఆహ్, ఫాస్ట్ బీట్ దగ్గర నుంచి, ఐటెమ్ సాంగ్స్ దగ్గర నుంచి, మెలోడీస్, లవ్ సాంగ్స్ అన్నీ వచ్చేస్తాయి. అట్ అట్లాగా.
దొరకట్లే. అవును. నిజంగా. హ్మ్. <chuckles> ఆటోమేటిక్‌గా. <laughs> అయితే, మరి మీరు ఎక్కువ ఏ టైప్ సాంగ్స్ వినేవాళ్ళు మరి. అంటే ఉంటాయి గదా! డిఫరెంట్ యాక్షన్ ఆఫ్ యాక్షన్ సాంగ్స్.
హ్మ్. నేనా? నేనైతే మెలో మెలోడీ సాంగ్సే. ఆ! అదే మె ఆహ్, ఇవుంటే లవ్ సాంగ్స్ వినేవాళ్ళం. ముందైతే మాకు ఏంటంటే, మా బ్యాచ్ మొత్తానికి ఇవే. మెలోడీ సాంగ్స్ ఎక్కువ ఆహ్, ఫ్ పార్టీ సాంగ్సు పార్టీలో ఉన్నప్పుడు గూడా మేము మెలోడీ సాంగ్స్ పెట్టుకునే వింటాం. ఆహ్, నేను మా ఫ్రెండ్ కొన్ని పాటలు పాడుకుంటూ ఉంటాం. ఈ మణి మణిశర్మ సాంగ్సు. 'అతడు' సినిమాలోవి ఇవన్నీ పెట్టుకోని, అవి చాలా అంటే అందరూ కలిసి పాడుకోడానికి, అందరికి వచ్చిన పాటలు గదా! అలాగ అందరూ పాడుకుంటే బావుండుద్ది. ఆ స్లో సాంగ్స్, మెలోడీస్ ఆ లవ్ సాంగ్స్ ఇవి చాలా బావుంటాయి. ఇలాంటి పాటలు ఎక్కువ వింటాం. అప్పుడప్పుడు ఇవి కొంచెం ఏమన్నా ఆహ్, ఫాస్ట్ బీట్ వచ్చే సాంగ్స్ అట్లాంటివింటాం అనమాట.
ఓకే. ఓకే. హుహు. ఓకే. <laughs> హుహు. ఓకే. అవును. హ్మ్. ఓకే. కొంచెం ఆహ్, ఎలా అంటే యాక్టివ్‌గున్నప్పుడు ఫాస్ట్ బీట్ ఐసం ఐసమ్ ఐటెమ్ సాంగ్స్ ఉంటాయి గదా. <chuckles> అదే. అదే.
ఆ! ఈ 'దిమాక్ కరాబ్' సాంగు ఇట్లాంటివి ఉంటాయి గదా. అప్పుడు అలాంటి సాంగ్స్ కొంచెం ఊపు రావడాని కోసం అది అంతే.
హుహు. అదే. యాహ్! ఓకే అండి. ఎలా అంటే, మీ సంగీత ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది, అసలు చిన్నప్పడి నుంచి మళ్ళీ ఈ ప్రెజెంట్ వరకు, మీ సాంగ్స్ అనేది ఎలా వింటారనేసి చాలా బా జెప్పారు. మనం తప్పకుండా మళ్ళీ మాట్లాడుకుందాం.